ఏహ్! యాక్చువల్‌గా బా పాడావు. నువ్వెందుకని సూ 'సూపర్ సింగర్‌లో' ట్రై చేయకూడదు?
<chuckles> జోకులొద్దబ్బా! ఎందుకలాంటి జోకులేస్తావు జెప్పు.
నిజం అబ్బా! <chuckles> నిజంగా! లేదు, ట్రై చెయ్యచ్చు. నాకు తెలిసి నువ్వు ఖచ్చితంగా బాత్రూమ్ సింగర్ అయుంటావు. అంతేనా? ఓహ్! షిట్. ఏంటి! నా అంచనాలన్నీ నీ దగ్గర తలకిందులయిపోతున్నాయసల. అది పాయే, ఇది పాయే. ముచ్చటగా మూడోసారయినా, నా అంచనాని నిజం జేసుకోవాలనుకుంటున్నాను నేను.
నాకు రాదు. అస్సలు కాదు. కాదలాంటిదయితే లేదు, లేదు. అంటే నేనున్ సరే చూద్దాం. జరుగుతదో లేదో చూద్దాం.
యాహ్! యాహ్! జరగాలని నేను గోరుకుంటున్నా. సరే. అట్లయితే నువ్వు చిన్నతనంలో మొట్టమొదటి సారిగా ఏదైనా పాట విని, అరె! ఏముందిరా ఈ పాట! అన్నట్టు అనుకున్న సిట్యుయేషన్స్ ఏవన్నా జరిగాయా?
చూద్దాం అదే. హ్మ్. చిన్నప్పుడంటే పాటల మీద అంతా ఉండదు కదా!
మరీ చిన్నప్పుడు కాదు. నీకు ఊహ వచ్చి జనరల్‌గా వింటూ ఉంటాం గదా! ఏవన్నా సినిమాల్లో అలా.
అంటే చి ఆహ్, మా చిన్నప్పుడు పాటలంటే ఎలా ఉండేదంటే, పుస్తకాలల్లో రాసుకునేవాళ్ళు. ఎలా అంటే, వినే కాదు న్యూస్ పేపర్‌లో వచ్చేయి. సాక్షి పేపర్‌లో ఖచ్చితంగా వచ్చేది. ఆ కటింగ్స్ అన్నీ కటింగ్స్ ఉంటాయి గదా! అన్నీ సేవ్ జేసుకొని ఒక దగ్గర ఉంటే గనక, లేదంటే కొన్ని, కొన్ని వాళ్ళేంటంటే, కొందరు పేపర్‌లు యేయించుకునే వాళ్ళ దగ్గర ఉంటారు కదా! వాళ్ళ దగ్గర పేపర్ తీసుకొని, ఆ పాట రాసేసుకుని బుక్‌లో నోట్ చేసుకునేవాళ్ళు. కొంతమంది పేపర్‌లు గూడా కొనుక్కునేవారు. రూ. 2కి మూడు రూపాయలకి సాంగ్ కోసం అని జెప్పి సాంగ్ పేపర్స్ అమ్మేవాళ్ళు సాంగ్ బుక్సు. హ్మ్.
ఆ! అంటే పాటలు విని రాసేవాళ్ళా మీరే? హ్మ్. అవును. అవునవును. కరెక్టు. అవునవును. ఆ! హ్మ్. అవునవును. కరెక్టే. ఓహో! హాపీ నా! సాంగ్ కోసమనా? ఓకే. ఓకే. సో మరి నువ్వయితే సాంగు అదే పేపర్‌లు ఏమన్నా కొని, దాన్ని కట్ జేసి అతికిచ్చుకునే దానివా? లేకపోతే రాసేదానివా పాటలు వేరే వాళ్ళు?
ఆ! అతికిచ్చుకునేదాన్ని. అతికిచ్చుకునేదాన్ని. పేపరేయించుకునే వాళ్ళము. ఫస్ట్ అతికిచ్చుకుని అంటే నాకు చాలా సంవత్సరాలవుతుంది. ఆహ్, చెప్పాలి అంటే, నాకు ఒ కొంచెం ఇలాంటి ఇలా కలెక్ట్ చేయొచ్చు. పాటలు అనేది తెలిసినప్పుడైతే గనక 'ఊసరవెల్లిలో' పాటలొచ్చేవి. 'నిహారిక, నిహారిక నువ్వే' ఈ పాట ఉంటుంది కదా! ఆ! ఆ పాటలు
సో ఫస్ట్ అతికిచ్చుకున్న పాటేంటో? హ్మ్. హ్మ్. ఆహా! ఏయ్! ఓకే. <giggles> దాంట్లో ఇంకో సాంగ్ ఉంది జూడు. అదేది! 'రారా చేద్దాం దాండియా' ఆ సాంగ్ ఏం నచ్చలేదా నీకి?
ఏది? ఆ! అది కా అది కాకుండా మళ్ళీ ఇంకోటి 'శ్రీ ఆంజనేయం' అని ఒకటుంటుంది.
యస్, యస్, యస్. అవును. దేవుడి సాంగు. ఆ!
హ్మ్. దేవుడు సాంగ్ అదిష్టం. మళ్ళీ ఇంకొకటీ ఆహ్, 'రారా చేద్దాం దాండియా' కాదు. 'బ్రతకాలీ' అది, ఈ మధ్య నచ్చిందా పాట చెప్పాలంటే. ఒకప్పుడు ఆ! ఏంటి? అనుకునే. తరవాత ఇది కాదు ఇది లైఫ్ గురించి. ఇట్లా, ఇలా అని చెప్పి, దాని మీనింగ్‌లని, ఇవి అవి అర్థమయ్యి, అలా అనమాట.
రా. ఆ! ఓహ్! ఆహా! ఓహో! హుహు. సో స్వీట్ అసల. ఒక సాంగ్‌లో నీకు మీనింగు ఆహ్, తెలుసుకొని, అర్థం చేసుకొని, ఇది లైఫ్‌లో అప్లై చేస్తున్నావు చూడు! సూపరసలు. సో అసల ఒ ఒక సాంగ్ నింద్ ఈ లైఫ్‌కి అ అనుగుణంగా మార్చుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? వింటూ, వింటూ వచ్చిందా? లేకపోతే ఎవరైనా చెప్తారా నీకిలా?
హ్మ్. అంటే నాకూ చెప్పాలి అంటే, పాటల గురించయితే గనక, నాకంత తెలీదు. నే నాకు ఒకరు చెప్తే నా ఫ్రెండనే వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. పాటని...
ఓకే. హ్మ్. ఏం జెప్పింది అసలు నీ ఫ్రెండు?
పాటని ఇలా కాదు చూడాల్సింది. దాంట్లో ఇంత డెప్త్ ఉంటుంది. ఇలా చూడాలి. దీనర్థమిది. ఇలా, ఇలా అని చెప్పి చెప్తే, అప్పుడూ నాకు తెలిసిందనమాట.
హ్మ్. ఆహా! ఓహో! ఆహా!